మీరూ ఎంతమంది సంతానం?
మేము ఇద్దరమండి. ఇంట్లో నేను
హుహు. అంటే ఇద్దరు కూడాను అమ్మాయిలా? లేకపోతే ఇద్దరు అబ్బాయిలా? లేకపోతే అమ్మాయి అబ్బాయా అలాగా? హ్మ్.
మా నేనూ ఆహ్, నేను మా తమ్ముడు అండి.
అవునా! అయితే మీ ఇంట్లో, ఇలాగ అబ్బా‌యికి, అమ్మాయికి అని చెప్పేసని. ఏమన్నా వ్యత్యాసం కాని, ఇట్లాగా అభిప్రాయ భేదాలు గాని ఏమన్నా చూయించారా మీ ఇంట్లో?
హుహు. అంటే వ్యత్యాసం అంటే తప్పకుండా ఉంట‌దండి. అంటే ఇప్పుడు చూడండి. యా ఇంట్లో యాన్ నేను ఆహ్, పనిచేస్తున్నా కూడా, అమ్మకి హెల్ప్ చేస్తున్నా కూడా, వాడు చెయ్యాలి అన్న రూల్ ఏం ఉండదు. వాడు నాన్నతో బయటికె‌ళ్ళేసి పని చేసేసి వస్తాడు. అంటే ఆహ్,
అవునా? య హుహు. హ్మ్. అంటే మీ నాన్నగారు, మీ నాన్నగారు చేసే పనిలో సహాయం ఉన్నారా?
సహాయం అంటే ఏమన్న కూరగాయలు తీసుకుడా అంటే, బయట పనులు ఆహ్, నాన్నతో కలిసి ఆహ్, వాడు చూసుకునేవాడు. నేనేమో ఇంట్లో పనులు అమ్మా‌తో కలిసి అలా చూసుకోవడం అనమాట.
ఓకే. మరి ఎలాగా? ఇంట్లో ఇంట్లోనే ఉండాలి అన్న ఇది మీకు తీసుకొచ్చేసారా ఏంటి చిన్నప్పటి నుంచి కూడాను?
ఆ! అట్లా అని కూడా కాదు, అదీ నేను కష్టంగా చేస్తుందైతే కాదు.
హుహు. అవునా?
కనీ తర్వాత తర్వాత ఓకె, ఇది మారు‌త‌దేమో మారాలేమో అన్నట్టుగా కూడా అనిపించేది. అంటే, ఎట్లా హ్మ్.
ఎందుకని అంత సేటు అనిపించింది మీకు? మారాలి అని చెప్పేసని ఎందుకనిపించింది?
అంటే తర్వాత ఆటోమేటిక్‌గా మారింది కూడ. వాడు కూడా వచ్చి కూరగాయలు తరగడం, ఇవన్నీ చేయడము. అంటే ఆహ్, ఓక ప్ 10 ఏళ్ళ ముందు ఒక లెక్క ఉంది. 10 ఏళ్ళ తర్వాత వేరే లెక్క ఉందేమో, మారిందేమో ఆటోమేటిక్‌గా అని అనిపించింది. ఎప్పుడైతే మనము ఆ భావాన్ని మనలో కలిపేసుకుంటామో, అది ప్రెషర్డ్‌గా, ఫోర్స్‌గా చే‌సినట్లు ఉంది.
హుహు. హ్మ్. అవునా? ఎలాగా మీరు సిటీ‌లో ఉండేవాళ్ళా? లేకపోతే ఏదన్నా పల్లెటూరులో ఉండేవాళ్ళా?
మేము టౌన్‌లో ఉండేవాళ్ళమండి.
హుహు. అటు సిటీ కాదు, ఇటూ పల్లెటూరు కాదు, టౌన్‌లాగా.
ఆ! పల్లెటూరు కాదు. నార్మల్. నార్మల్. అయితే, ఎట్లాంటే, ఇ ఇప్పుడూ ఆహ్, ఇప్పుడు మా మామయ్యే ఉన్నారనుకోండి, తను ఇంట్లో పని చేస్తారు, బయట పని చేస్తారు. ఆహ్, మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తారు. అన్ని చేస్తారు. ఆహ్, మా తమ్ముడు అలానే. ఈ ఇంట్లో పని చేస్తాడు, ఆహ్, బయట పని చేస్తాడు. అది ఓకే.
ఆ! నార్మల్ టౌను. హ్మ్. హుహు. అవునా! మరీ, ఇక్కడా <smacks lips> అభిప్రాయ ఇప్పుడు చేస్తన్నారు గదా! పని చేస్తన్నారు గదా! <smacks lips> అభిప్రాయ భేదం అంటే, ఇప్పుడు మీరు అమ్మాయి, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పేసనీ ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలున్నయ్యా?
హ్మ్. ఆ! ఉన్నాయండి.
హుహు. ఇలానే బట్టలేసుకోవాలి, ఇలానే చెయ్యాలి అని చెప్పేసనీ, అట్లాగా చెప్తా ఉన్నారా మీకు పెద్దలు గానీ, ఇంట్లో వాళ్ళు కానీ?
ఆ! బట్టల గురించి గాదు గనీ, ఆహ్, ఫ్రెండ్స్‌తో బయటికెళ్తానంటే, "ఒద్దు" అని చెప్పడము. ఆ! కానీ వాడెళ్తే మాత్రం, "ఓకే" అని చెప్పడము. యహి ఇవైతే నడిచి
హుహు. అవునా! ఏవనిపిచ్చేది మీకు? ఎలాగా, ఎందుకూ, అని చెప్పేసని ఇట్లాగెప్పుడన్నా అడిగారా గట్టిగా?
"ఎందుకు నేనెళ్ళకూడదు? ఎందుకు నేను ఎంజాయ్ చెయ్యకూడదు? వాడు మాత్రమే ఎంజాయ్ చెయచ్చు. వాడూ ఏమన్నా ఎలిజిబుల్ అయ్యిండా, ఎంజాయ్ చెయ్యడానికి? నేనెలిజిబుల్ కాదా?" అన్నట్టుగా అనిపిచ్చేది.
అవునా! హ్మ్. ఎలిజిబుల్ అంటే, ఏం కావాలంట ఎలిజిబిలిటీ దానికి అడిగారా మరి దానికి?
హ్మ్. <giggles> ఆ! ఎందుకు అబ్బాయిని పుట్టగానే ఎంజాయ్‌మెంట్‌కి అంత హెల్ప్‌ఫుల్ అయిపోతాడా? నేనైతే కానా ఏంటి? ఆహ్, నేను, నేను ఎంజాయ్ చేయకూడదా నేను మనిషిని కాదా? అని నేనడిగేదాన్ని.
ఆ! <laughs> ఆ! కాదు. ఎప్పుడన్నా అడిగారా మరి మీ నాన్నని?
అహా! అది కాదమ్మా! రోజులు బాలేవమ్మా, అది ఇది అని ది చెప్పేవాళ్ళు.
అట్లా చెప్తా ఉండేవాళ్ళా? ఆ! అడిగారా మరి మీ నాన్నని ఎప్పుడైనా గాని? నాన్నా ఎప్పుడన్నా నేను పుట్టినప్పుడు సంతోషమెక్కువ పడ్డావా? లేకపోతే తమ్ముడు పుట్టినప్పుడు సంతోషమెక్కువ పడ్డావా? అని చెప్పేసని.
ఆ! అంటే నేను పుట్టినప్పుడు హ్యాపీ ఆహ్, ఫీల్ అయ్యామని చెప్పారు. అంటే ఈ ఈ ఇద్దరి విషయాల్లో హ్యాపీనెస్ వేరనే చెప్పేవాళ్ళు. ఒకటే రకంగా సంతోషపడలేదు. అమ్మాయి పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని. అబ్బాయి పుట్టగానే నాకు వారస వారసుడొచ్చాడు. <chuckles> అట్లని చెప్పేసి ఆ! ఆ!
అవునా. ఎలాగా? ఎలాగా? ఎలాగా అంటే? అమ్మా! హ్మ్. వారసుడు పుట్టారు అని చెప్పేసని. ఇదేం లెక్క అమ్మాయిలు పుడితేనేమన్నా లక్ష్మి దేవి. <giggles> అబ్బాయిలు పుడితే నేమన్నా వారసుడా?
ఆ! ఒచ్చాడండి అట్లా అనుకునేవాళ్ళంట. అయితే ఇప్పుడు చూడండి. ఎ నేను ఇంట్లో ఏదైనా బరువులు మోస్తున్నా కూడా నాకొక లెక్క ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. బరువులు నువ్వు మోయొద్దు. ఆ! ఆ! బరువులన్నీ నువ్వు మోయకూడదు. తమ్ముడు చేసేస్తాడు ఆ పనులన్నీ. నువ్వు కూర్చో. అంటే అది ఆహ్, సుకుమారంగా కొంచెం చూసుకోవడం వాడ్ని కొంచెం రగ్గ్‌డ్‌గా రఫ్ఫుగా చూసుకోవడం, వాడినేమో బయట తిరగడానికి పంపడం
ఆహా! హుహు. హ్మ్. అంటే మీకు తక్కువ బరువులు ఎత్తడాలు అట్లాంటివన్నీ చేసేవాళ్ళు గదా! హ్మ్. హ్మ్. అవునా! హ్మ్. ఆహ్, మంచే కదా! మీకు మరీ! మీకు ఎక్కువ పని జరగలేదు కదా! అక్కడా. ఎక్కువ పని చెప్పేవాళ్ళు గాదు. ఎక్కువ పని చేసేవాళ్ళు గాదు. ఎంజాయ్ చేస్తా కాళ్ళమీద కాలేసుకొని టీవీ చూస్తా కూర్చునేవాళ్ళనుకుంటా.
ఆ! ఆ! <laughs> అట్లేం కాదు. అట్లేం కాదు. ఆహ్, న నేనంటే కొంచెం ఆహ్, బాయ్ టైప్ మెంటాలిటీ.
<chuckles> కాదా? ఆ! అవునా! హ్మ్.
బయటకెళ్ళేసీ అయినా పని చేసేస్త. ఏదైనా సరే పని కానించుకొని వచ్చేస్తా. ఆ టైప్ మెంటాలిటీ. కానీ నన్ను ఇంట్లో కూర్చోబెడతా అంటే మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకు నేను యేళ్ళకూడదు
హుహు. హ్మ్. బండేసుకొని ఊరంతా తిరిగేవాళ్ళ మీరు మరి? బండి నేర్చుకున్నారా మీ చిన్నప్పుడు?
ఆ! నేర్చుకున్నానండి. చిన్నప్పుడంటే చిన్నప్పుడు కాదు. కొంచెం ఆహ్, కాలేజ్ అలా వచ్చాక స్కూటీ నే
స్కూటీ. ఒక ఇంటర్మీడియేట్ అలాగనుకోండి.
ఇంటర్మీడియేట్ అంటే మరి అంత చిన్నప్పుడంటే, మావోళ్ళు అంత <chuckles> ఒప్పుకోలేదు లేండి. ఆ!
సరే. సరే. ఒక డిగ్రీయో లేకపోతే బిటెక్కో ఏదో ఒకటి హ్మ్. హ్మ్. ఓకే. బండి నేర్చుకొని ఎక్కడెక్కడ తిరిగేవోళ్ళు మీరు?
ఆ! అవును. అవును. అప్పుడు నేర్చుకున్నా. హ్మ్. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళేదాన్ని.
అవునా! స్కూటీ మీకు కొనిచ్చేసారా?
హ్మ్. కొనివ్వలేదు. ఇంట్లో ఉంది. హ్మ్. వాడుతూ ఉండేదాన్ని. హ్మ్. అలా ఫ్రెండ్స్‌తో వెళ్ళేదాన్ని.
ఇంట్లో ఉన్న స్కూటీనే వాడతా ఉండేవాళ్ళు. హ్మ్. అది. మరి మీ తమ్ముడికి బండి కొన్నారుగా!
వాడికి కొన్నారు. అదే కదా తేడా! అదే కదా తేడా వచ్చింది. వాడికేమో 1,00,000 రూపాయల బండి. నాకేమో సున్నా!
ఆ! మరప్పుడు, మరప్పుడు ఏమన్నా కాదు. కాదు. మరప్పుడు ఏమి ఫీల్ అవ్వలేదా?
అయ్యాను.
మా తమ్ముడికి బండి కొన్నారు. నాకేమన్నా బండి కొనుక్కోండి. ఇంట్లో ఉన్నది వాడుకోమ్మా అన్నట్టుగా అన్నారు. 'జల్సా' సినిమాలో గనక అక్కకున్న బట్టలు ఉన్నాయి కదమ్మా అయి వాడుకో అన్నట్టుగా, <giggles> అనిపించిందా మీకు మరి?
ఆ! అదే కదా! అదే కదా! అదే కదా! బాధ. అదే కదా! భేదం.
ఆహా!
ఆ! అంత బాధపట్టుకో
మరా భేదాన్ని ఎలాగా ఎలాగా కవర్ చేసారు మరి మీ ఇంట్లో వాళ్ళు?
ఆ! అయి ఇగ పెళ్ళప్పుడు పెడతారు కదన్నీ. పెళ్ళప్పుడు ని అన్నీ నీకే కదా! అన్నీ ఆ! బంగారం ఇచ్చి కవర్ జేసేశారు.
హ్మ్. బంగారం ఇచ్చి కవర్ చేసేసేరనమాట మీకు. <laughs> హ్మ్. ఇంకది. ఎలాగ మరి? అంటే, అబ్బాయిని చూసేటప్పుడు కానీ, ఏవేం జాగ్రత్తలు తీసుకున్నారు మీకు?
అన్ హ్మ్.
ఒక సంబంధం చూసేటప్పుడు?
అంటే చూసేటప్పుడంటే సెలక్షన్ నాకే వదిలేసిం‌డ్రం‌డి.
హుహు. అవునా?
ఆ! అంటే అది ఆ! లేదు. లేదు. లేదు. లేదు. అరేంజ్‌డే. బట్, ఆహ్, ఆ సెలక్షన్ మాత్రం ఆహ్, నీను తీసుకున్న డిసిషనే. తరవాత
అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు? అవునా? హుహు. సరే. ఏం చూసారు మీరు? ఒక అబ్బాయిలో ఉండాల్సిన లక్షణాలు ఏం చూశారు?
అంటే, వాళ్ళ పేరెంట్స్‌ని జూసా ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ నాకు నచ్చారు. నచ్చితే ఆటోమేటిక్‌గా ఇంట్లో హ్యాపీగుంటా అనేది నాకు అర్థమైంది. సో, వాళ్ళ పేరెంట్స్‌ని చూసి ఓకే. ఆ! లెట్స్ గో. ప్రొసీడే. అన్నట్టుగా అనిపిచ్చింది.
హుహు. అవునా? అర్థమయిందా? హుహు. అట్లా అనిపించిందనమాట. సరే! మరి అబ్బాయితోటి మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? పేరెంట్స్‌ తోటి మాట్లాడారు సరే బానే ఉంది.
హ్మ్. మాట్లాడలేదు.
మాట్లాడలేదా? మాట్లాడకుండానే పెళ్లి చేసేసుకున్నారు డైరెక్ట్‌గా?
అవును. అంతే. <giggles> అంతవరకే, ఫ్రీడం మాకు.
అయ్యయ్యో! ఆహా! ఇదెక్కడో మీరు 1990ల కాలంలోనే జరిగినట్టుంది మీ పెళ్లి. <laughs>
అవును. <giggles> అహా! లేదు. లేదు. లేదు. ఈ మధ్యనే కాకపోతే. ఆహ్, నాకు తెలిసి వాడికి ఉన్నంత ఫ్రీడమ్ అయితే నాకు లేదు అనిన్ అని అయితే అనిపించింది.
హ్మ్. సరే మరి. అయితే ఇదే, దీనికే వద్దాము. ఇప్పుడు మీ హస్బాండ్‌లో, మీ తమ్ముళ్ళో ఏమేం చూసారు? అభిప్రాయ భేదాలు?
హ్మ్. అంటే, ఆహ్, హ్మ్
హూహూ. ఇద్దరు అబ్బాయిలే కదా? ఇద్దరిలో ఏం తేడా చూసారు మీరు?
ఇద్దరు అబ్బాయిలే. బటా ఆ! మా హస్బెండ్ ఏమో చాలా మెచ్యూర్డ్ అండి. అన్నీ ఆలోచిస్తారు. ముందు-వెనక పెద్దవాళ్ళైతే ఎట్లా, మంచి-చెడు అన్నీ ఆలోచిస్తాడు. వాడు అయన్నీ ఆలోచించడు. ఫ్లోలో, గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఫ్లోలో వెళ్ళిపోతుంటాడు.
అవునా? హుహు. హ్మ్. అదీ, మరీ ఇప్పుడు మీరు పేరెంట్స్‌ని చూసాను అని చెప్పారు కదా!
ఏజ్ వల్లనేమో. ఆ!
హ్మ్. మీరి మా మీ హస్బాండ్ వాళ్ళ పేరెంట్సు మరి మీ ఆయనతోటీ, మంచిగా చేయించినట్టు ఉన్నారు. నాకు తెలిసి ఒకళ్ళే సంతానమా?
ఆ! లేదు. ఇద్దరు, వాళ్ళిద్దరూ. అవును.
ఇద్దరబ్బాయిలేగా? హ్మ్. ఇద్దరబ్బాయిలైనప్పుడు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయున్నప్పుడు ఏం తేడా గమనిచ్చారిక్కడ మీరు?
అవును. హుహు. అంటే మా ఇద్దరి మధ్య ఎక్కువ బాండింగ్ ఉందేమో అనిపిచ్చింది నాకు. నాకు, మా తమ్ముడికి ఎక్కువ బాండింగ్ ఉందనిపిచ్చింది. ఎంతైనా అబ్బాయికి, అబ్బాయికి మధ్యలో బాండింగ్ ఉండదేమో అననిపిచ్చింది.
అంటే నీకు, మీ తమ్ముడికి బాగా బాండింగ్. ఆహా! ఓకె. యాహ్! అంటే, ఏ విషయాల్లో గొడవ పడొచ్చని, బాండింగ్ ఇన్ ద సెన్స్ ఏ విషయాల్లో, గొడవలు కూడా జరుగుతా ఉంటాయి? అబ్బాయిలకి, అబ్బాయిలకి మధ్యన గాని, ఇట్లాగ అమ్మాయిలు, అమ్మాయిలున్నా గాని.
హ్మ్. నిజంగా. అది ఏంటిది అంటే, అమ్మాయనేది కొంచెం
ఒక రిమోట్ దగ్గర్నుంచి తీసుకోండి. ఏదైనా గాని చిన్నప్పట్నుంచి హ్మ్. ఒక రిమోట్ దగ్గర్నుంచి. హ్మ్.
హ్మ్. ఆ! గొడవ పడతాం, చాలా గొడవ పడతాం. ఆహ్, నేను మా తమ్ముడు చాలా గొడవ పడతాము. కాకపోతే బాండింగ్ కూడా అలానే ఉంటది. ఇప్పుడు ఇద్దరు బ్రదర్సే ఉన్నారనుకోండి. వాళ్ళ దగ్గర గొడవల్లో అయితే మాట్లాడుకొనేటందుకు ఈగో వస్తది. ఇక్కడ నేనమ్మాయినే ఉన్నాననుకోండి, నేను ఆహ్, కొంచెం సాఫ్ట్ నేచర్ ఉంటది కాబట్టి నేనే వెళ్లి బతిమలాడడము, ఈగో పక్కన పెట్టేసి.
హ్మ్. అది. సరే, బ్రతిమలాడకపోయినా గాని, ఒకవేళ మీరిద్దరు కొట్టుకుండంటే, ఇంట్లో వాళ్ళు మీకే సపోర్ట్ ఎక్కువ చేస్తారు.
ఆ! తప్పకుండా.
ఇలాంటి సిట్యుయేషన్ ఏమన్నుందా మరి?
ఉంది. ఉంది. ఉంది. ఏదైనా కావాలి అంటే, అక్కయ కదరా, అక్కని తీసు అ ఇన్ నేనేదైనా పానీపూరీ అట్లా కావాలి అనుకున్నా, నాక్కావాలంటే కావాలి అంతే. నన్ను బయటికి పంపరు. సో, వాన్నే తీ ఎళ్ళి తీసుకొనిరమ్మనంటే, వాడు వెళ్ళను అని మారం చేస్తే, వాన్ని ఎట్నో ఒకట్ల ఒప్పించి, బయటకి పంపించి తెప్పిచ్చేవాళ్ళు.
అవునా! ఏది? కావాలనుకున్నారు. మీరసలకి ఏం కావాలనుకున్నారు చెప్పండొకసారి. అంతేనా? హ్మ్. హ్మ్. అంతేగాని మిమ్మల్ని పంపించేవోళ్ళు కాదు.
అంటే, పంపించే వాళ్ళు. కానీ, పంపడానికి ఆలోచించేవాళ్ళు.
హుహు. అవునా! ఇలాగ విలేజ్‌లో గాని ఇలాగ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు?
హ్మ్. ఉన్నారండి. ఉన్నారు.
అవునా! వాళ్ళలో, వాళ్ళ ఇళ్ళలో ఏమేం తేడాలు చూసారు మీరు?
హ్మ్. వాళ్ళ ఇళ్ళల్లో అంటే
అబ్బాయిలకి, అమ్మాయిలకి అంటే, <smacks lips> కొంతమంది మీ క్లాస్‌లో చెప్పుకుంటా ఉంటారు కదా! ఇలాగ మా నాన్న పంపించాడే బాబు అలాగా, చెప్పుకుంటా ఉంటారు కదా! అలాగా ఏమన్నా ఇన్నారా మీరు స్టోరీలు?
అబ్బో! చెప్పేవాళ్ళండి. నేను విన్నానండి. అబ్బో! యాహ్! నాకు కాలేజ్‌లో ఒక ఫ్రెండ్ ఉండేది. మేమందరం కలిసే మూవీకి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళడానికి ప్రాబ్లమ్ ఆ! ఫ్రెండ్స్‌తో కలిసి మూవీ ఎళ్ళడానికి ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా! కొంచెం సేఫ్టీనే కదా! మా వాళ్ళు కూడా పంపించేవాళ్ళు. ఒక్కదాన్నే కాకుండా. అయితే వ అసలు ఇన్ ఓ అమ్మాయయితే రానే రాదు.
అవునా? హ్మ్. హుహు. అయ్యో! ఆ! బాగుంటది గదా మూవీకెళ్తే. హుహు. అవును. అంతేగా మరి. హ్మ్. ఎందుకని?
ఎందుకు రావు? అంటే, మా నాన్న పంపించరే. మూవీస్ బయట తిరగడం అంటే ఒప్పుకోరు అన్ అనేది. అహా! పంపించే వాళ్ళే కాదు. అస్సలే.
హుహు. అవునా! అమ్మాయిలతోటి కూడా పంపించేవాళ్ళు కాదన్నమాట. ఎందుకు అంత భయం. ఎందుకు అంత భయం రోజులు బాలేదు అని చెప్పేసినా? లేకపోతే ఏదన్నా
ఏమో మనె మొత్తానికి ఆయనకట్ల ఇష్టం ఉండదు. మళ్ళా ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్.
హ్మ్. <smacks lips> అబ్బో. ఆ!
ఆ! మంచి రూ. 1,00,00,000 ఇచ్చి పెళ్లి చేసిన్రు.
రూ. 1,00,00,000 ఇచ్చి పెళ్లి చేసారండి?
ఆ! అవునండి. అబ్బో! ఆయన బయటికి పంపరు. ఏమన్నా కాలేజ్‌కెళ్తది, మళ్ళీ ఇంటికి వస్తది అంతే.
హ్మ్. అయ్యో! రామా! అయ్యో! హుహు. ఓకే. కానీ ఆ! చెప్పండి చెప్పండి.
ఒకసారంట ఆహ్, ఒకసారంట ఆమె మూవీ చూస్తుందంట, మూవీ చూస్తూ, చూస్తూ అహా! మూవీ కాదు న్యూస్ చూస్తుంది. న్యూస్ చూస్తుంటే ఆహ్ ఫాదర్ చనిపోయిండంట. ఫాదర్ చనిపోతే ఎక్సగ్రేషియా ఇస్తారు కదా, గవర్నమెంట్ వాళ్ళు. యాక్సిడెంట్‌లో చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు 15,00,000 ఇచ్చారంట. 15,00,000 ఇస్తే, ఆ అమ్మాయి అందంట "పోన్లే పాపం ఫ్యామిలీకి యూజ్ అవుతది 15,00,000 ఇచ్చారంట." వాళ్ళ నాన్న అంటున్నారంట, "అంటే ఫాదర్ పోతే ఓకేనా? పదిహేను పదిహేను లక్షలు వస్తే సరిపోతదా? ఫాదర్ పోతే అదేం పెద్ద ఇది లేదా?" అని అంటే "అయ్యో! కాదు నాన్న, నేను ఇలా అనే చెప్పా. ప ఏదో ఒక కొద్దొ గొప్ప సాయం అందింది కదా అనే చెప్పా" అంటే. అహా! లేదు లేదు, నువ్వు ఇంకో ఆయన కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ.
అవునా? ఆ! ఆ! అవును. ఆ! హ్మ్. అయ్యో! రామా! <laughs> ఆ! అంతేగా మరి. ఆహా! హుహు. ఇలాగ మీ ఇంట్లో లేరా? మీ ఇంట్లో ఇట్లాగ డిఫరెంట్ మెంటాలిటీ‌తోటి గాని.
ఆ! అవ్ అబ్బో! ఓహో! మా ఇంట్లో లేరండి. మా ఇంట్లో ఉండుంటే గొడవలే అయ్యి ఉండేవి.
అవునా? మీ నాన్నకి మీకు ర్యాపో ఎలా ఉండేది? మీరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్సా?
హ్మ్. ఆ! అట్లనే అనుకోవచ్చు. ఇప్పటికి గూడా అంతనే పాంపర్డ్ ఉంటారు.
అట్లనే అనుకోవచ్చా? ఇంట్లో గారాబం ఎక్కువుంటదా? మీ నాన్న దెగ్గర నుంచి గారాబం ఎక్కువుంటది మీకు.
ఆ! అవునండి. అంటే, మా తమ్ముడికంతెక్కువుండదు. ఆహ్, అంటే రగ్గుడుగా ఉంటారు గాబట్టీ ఆహ్, బట్ నాకు మాత్రం ఆ సాఫ్ట్‌నెస్ ఉంటది.
హుహు. అవును. ఎవరినెక్కువ తిడతారు మీ ఇంట్లో?
వాడినే.
ఎందుకని పాపం?
ఇగా వాడు రఫ్ అండ్ టఫ్ కదా! ఆటోమేటిక్‌గా తిట్లెక్కువ తి <giggles> ఆ! యాహ్! తిట్లు ఆటోమేటిక్‌గా బడుతున్నయి. వాడెట్ల బడితే అట్లా మాట్లాడుతాడు మ అంటే, జోక్‌గనే నవ్వుకుంటా అన్నీ, అన్నీ జో‌కే వాడికి. ఐతే కొంచెమన్నా బాధ్యతగా ఉండరా, అదీది అని చెప్పేసి, తిట్లు ఎప్పుడూ అక్షంతలేయించుకుంటూనే ఉంటాడు.
హే రఫ్ అండ్ టఫ్, రఫ్ అండ్ టఫ్ఫయితే తిడతారా ఏంటండి? హ్మ్. అంతేనా? సరే, ఇప్పుడూ ఆహ్, మీరు చూసారు గదా! ఏంటి, ఆహ్, మీరు కావల్సిన వాళ్ళనే ఎంచుకున్నారు మీకు, మీ జీవితంలో లైఫ్ పార్ట్నర్‌గా ఎలా కావాలనుకున్నా హ్మ్. మీ తమ్ముడు విషయంకొచ్చేసరికి ఎలా చూస్తారు? మీ ఇంట్లో వాళ్ళు కానీ
హ్మ్. హ్మ్. అవునండి.
మీ తమ్ముడికొదిలేస్తారా? లేకపోతే మీ నాన్న, మీ మమ్మీ ఇందులో ఇన్‌వాల్వవుతారా?
ఆ! వాడు లవ్ మ్యారేజన్నా గూడా, ఓకే అనేస్తరండి వీళ్ళూ.
ఎందుకనీ?
అదంతే. అంటే నాకు అర్థమైపెయింది. సినారియో అట్లా నడుస్తది అని అర్థమైపెయింది.
అహా! అంతేనా? మీకు తెలుసా ఏంటి? మీ తమ్ముడికెదైనా లవ్ స్టోరీ ఉందని చెప్పేసని?
అవును. <chuckles> ఉందేమో అని డౌటు. బయట పడతారా ఏంటి? టైమొచ్చినప్పుడు అవే బయట పడతాయి.
<chuckles> టైమొచ్చినప్పుడు అలానే భయపడతాయ బయట పడతాయా? హ్మ్. ఓకే. మరీ ఇంట్లో వాళ్ళు ఇలాగా ఎప్పుడైనా అబ్బాయిలతోటి మాట్లాడడం గాని, అలాంటియన్నీ కూడాను ఎలా చూసారు మీకు?
హ్మ్. అవును. హ్మ్. ఆ! వాళ్ళు క్యాజువల్‍‌ గానే తీసుకుంటారండి. ఎందుకంటే నేను ఓపెన్‍ గానే మాట్లాడేదాన్ని కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు. నేను మాట్లాడేదీ చూడ్డం కానీ, మాట్లాడేటప్పుడు నా ఎక్స్‌ప్రెషన్స్ చూడ్డం కానీ ఇట్లన్నీ లేవు. వాళ్ళు చాలా నార్మల్‍గా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. నేను ఓపెన్‍ గానే మాట్లాడుతూ ఉంటా, వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటా కాబట్టి అదేమీ పెద్ద ప్రాబ్లమ్ అనిపియలేదు.
కాజువల్‌ గానే తీసుకున్నారా? హుహు. అది. హ్మ్. హుహు. అట్లాంటియన్నీ కూడాను. హ్మ్. చాలా. హ్మ్. అంతే కదా! అంతే. హుహు. మరి మీ తమ్ముడు అమ్మాయిలతోటి మాట్లాడినప్పుడు ఎలా చూస్తారు? ఇప్పుడు మీరన్నట్టుగానే ఏదైనా లింకులు గింకులు అలా పెట్టేస్తారా? లేకపోతే ఏంటి?
అంటే జోక్‌గా అనేస్తుంటారూ. ఆహ్, జోక్‌గానే. ఎందుకంటే వాడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోని. నేనైతే ఏమన్నా అనగానే ఏడ్చేస్తా అని చెప్పేసి నా దగ్గర
<giggles> జోక్‌గా అనేస్తా ఉంటారా? లేదు లేదు. అమ్మాయిల విషయాల్లో జోకులేయకూడదస్సలకీ.
ఆ! నేనేడ్చేస్తాను వెంటనే అని చెప్పేసి నా దగ్గర ఏమంత ఏయరు. వాడి దగ్గర ఎట్లా పడితే వాడు అట్నే జోక్‌గా మాట్లాడితే వీళ్ళు అట్నే జో జోక్‌గా మాట్లాడుతుండ్రు.
హ్మ్. హుహు. పర్లేదు, పర్లేదు. లాస్ట్‌కి వచ్చేసరికి ఏంటంటారు? అబ్బాయిల్ని ఎక్కువ చూసారా? అమ్మాయిల్ని ఎక్కువ చూసారా?
ఓసారి ఫోన్ లాక్కొనీ. అర్థం కాలేదండి.
అబ్ మీ ఇంట్లో అమ్మాయిని ఎక్కువ చూసారా? అబ్బాయిని ఎక్కువ చూసారా బాగా?
అంటే వాడి వేలో వాడ్ని బాగా చూసుకున్నారు. నా వే‌లో నన్ను కూడా బాగా చూసుకున్నారు. ఒకసారి ఇగ వాడి ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ ఓపెన్ చేసి అయన్నీ కూడా చేసాం. కానీ ఏమి దొరకలేదు. ఎక్కడ దొరకలేదు వాడు అస్సలె.
హ్మ్. ఒక మెట్టు ఎవరు ఎక్కువ ఉన్నారు. ఒక మెట్టు ఎక్ ఎక్కువ ఎవరున్నారు? హ్మ్. అంతేనా? ఆ! అయ్యయ్యో! పాపం. హ్మ్. కానీ ఇట్లాగా చూసారా? ఇది గమనించారా? ఇంట్లో అక్కలు గాని, ఇట్లాగా సిబ్లింగ్స్ అలాగా ఉంటె సిస్టర్స్ కాని అలాగా ఈ లవ్ స్టోరీ‌లని చాలా తక్కువ ఉంటాయి అబ్బాయిలకి.
హ్మ్. ఆ! ఆ! అయ్యుండొచ్చండి. అంటే, నా వల్లే వాళ్ళు లవ్ చేయలేదంటరు.
హ్మ్. అయ్యుండొచ్చు.
హ్మ్.
అయ్యుండొచ్చు. <giggles> చాలా చక్కగా చెప్పారండి. మొత్తం అంతా కూడాను. హ్మ్. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మొత్తం అంతా చూస్తే మీ ఇంట్లో మీదే పైచేలాగా కనపడతా ఉంది.
ఆ! నాకు కూడా హ్యాపీ అనిపించింది. అవ్ కొంచెం నేను కూడా అలానే ఫీల్ అవుతానండి.
హ్మ్. అంతే గదా! అలానే ఉంది మొత్తం అంతా. హ్మ్. ఎలాంటి అభిప్రాయ భేదాలు ఏమి లేకుండా, చక్కగా మీ కుటుంబ అయిం కుటుంబంలో ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
<giggles> హ్మ్. ధన్యవాదాలు.